ఓకే. అంటే అప్ అప్పట్లో ఫోన్ మీ మీ మీ ఉన్న టైమ్‌లో ఏజ్‌లో ఫోన్‌లు తక్కువున్నాయి కాబట్టి, మీరంత అనుభూతి ఎప్పుడు చెందలేదనమాట అలాగైతే. అంటే, మీ అంతటికి మీరు బాగా తెలుసకున్నారు.
హ్మ్. యెస్ అవును. ఆ! అంటే అప్పుడు ఇంకా ఇంకా స్మార్ట్ ఫోన్‌లో మరిన్ని వీడియోస్ గాని, ఇన్ని రీల్స్ ఇంత ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ లేదు. అప్పుడేంటంటే జస్ట్ హ్మ్.
హ్మ్. అంటే ఇప్పుడు ప్రస్తుతం, ప్రస్తుతం మీరు చెప్పారు కదండీ, ఫోన్ వాడటం చాలా తగ్గించామని. అంటే, తర్వాత తగ్గించిన తర్వాత మీకు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే కళ్ళు పరిస్థితి గానివ్వండి, అంటే మీకు సైటున్నట్లయితే కొంచెం ఇంప్రూవ్ అయినట్టు ఉంటది. అంటే, మనకు కొంచెం సైట్ తగ్గినట్టనిపిస్తుంటది. కొంచెం క్లియర్‌గా కనిపిస్తూ ఉండటం జరుగుతది. అంటే ఇ ఇ ఎప్పుడు నిద్ర నిద్రకు డిస్టర్బెన్స్ లేకుండా, కళ్ళు మంటలు లేకుండా ఇలా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి అనుభూతులు మీకెప్పుడైనా చెందారా అండి మీరు?
యెస్. హ్మ్. అవునండి. అవును. నిజమే అండి. అంటే నాకు ఈ సై ఐ సైట్ అనేది లేదులేండి ఫస్ట్ నుంచి. సో, దా దానికంటేంటంటే, మిగతాది మీరన్నట్టు ఏకాగ్రత పెరగడం, మంచి నిద్ర పట్టడం పొద్దున్నే మరి ఫోను రాత్రి త్వరగా నేను చూడడం మానేసే మానేసాను కాబట్టి త్వరగా పడుకుంటాను. త్వరగా పడుకున్నప్పుడేంటంటే త్వరగానే లేస్తాను. మళ్ళీ సిక్స్‌కే లేసేస్తాను మార్నింగ్. సో, నా దినచర్య ఆరింటికే ఆ! మంచి నిద్ర పడుతుందనమాట. డిస్టర్బెన్స్ లేని ఆ! స్లీపు మంచి క్వాలిటీ ఆఫ్ స్లీప్ గూడా ఉంటుంది. సో, ఆ! తర్వాత పొద్దున్నే లేచాక ఏంటంటే, నా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. హై ఉంటాయి. ఎందుకంటే, నాకు మంచి కావాల్సినంత రెస్ట్ బాడీకిచ్చాను కాబట్టి పొద్దున్నే యాక్టివే యాక్టివ్‌గా ఉంటాను. నా పని త్వరగా, త్వరగా చేసుకోవాలి. మళ్ళీ పొద్దున్నే 6కి లేస్తే, కనుక ఆ రోజనేది కొంచెం పెద్దగా ఉన్నట్టనిపిస్తది. నార్మల్‌గా చూడండి 9, 10కి లేసే వాళ్ళకి, పొద్దున్న 6కి లేసేవాళ్లకి చాలా తేడా ఉంటది.
ఓకే. ఆ! అవును. అవునండి త్వరగా పడుకుంటే, ఖచ్చితంగా త్వరగా నిద్రలేస్తుంటాం మనం. అవును. ఆహా! ఓకే. అవునవును. యాక్టివ్‌గా ఉంటాం అవును. ఓకే. అవునవును. అవును.
వాళ్ళదేంటంటే పొద్దున్నే మొహం కడుక్కునే లోపే, మరి మధ్యాహ్నమైనట్టు అనిపిస్తూ ఉంటది. మధ్యాహ్నం <chuckles>
<chuckles> నేను కూడా అనుభూతి చెందానండి. మీరు చెప్పినట్టు. అవును. <chuckles>
<laughs> అలాంటి అనుభూతులుంటాయి. అదే పొద్దున్నే ఆరింటికి లేస్తే, గనక ఆ రోజు మనకు కావాల్సినవన్నీ హ్మ్. కరెక్ట్ టైంకి జరగడం అన్నీ సిస్టమాటిక్‌గా జరగడం, మన పనిలో ఏకాగ్రత ఉండడం, మన ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతుందనమాట ఆఫీస్‌లో. ఉత్సాహంగా చేయగలం. అలా, అలా ఈ ఫోను త పక్కన పెట్టినప్పుడు ఇలాంటి మార్పులు, ఏకాగ్రత పెరగడం పనిలో ఒత్తిడి తగ్గించుకున్నా అనమాట. ఎలా అంటే చిన్న, చిన్న బ్రేక్స్ తీసుకుంటూనే, ఫోన్ అనేది ఎక్కడ కూడా యూజ్ చేయను. టీ తాగడం అలాంటివి చేస్తూ నా పననేది ఆహ్, కొనసాగించడం. హ్మ్. ఇలాంటి మంచి, మంచి ప్రయత్నాలు చేయడం నా ఫ్రెండ్సు, నా కొలీగ్స్ కూడా, నన్ను చూసి ఏంటంటే, "నువ్వసలు ఫోనే వాడవు. అసలు నువ్వు ఫోన్ తెచ్చుకోకపోయినా బతికేస్తావు" అనేస్తా ఉంటారు. అవును.
అవును. అవును. హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఓకే. మీ స్నేహితులు గూడా అడుగుతుండేవాళ్ళన్నమాట. ఇలా స్పూను వాడవా, అని అడుగుతూ ఉంటారన్నమాటయితే.
అవునసలేంటసలు ఫోను తెచ్చావా? లేదా? అంటారన్నమాట. ఈరోజు ఫోన్ తెచ్చావా, లేదా <chuckles> నువ్వు? అని అంటే, అంతగా అనమాట అసల
అయ్యో! <chuckles> ఇది సరదాగా ఉందండి. అంటే ఫో కొంతమంది మన దగ్గర ఫోన్ ఉందంటే, వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయటానికి కూడా వాళ్ళు అయ్యో! వీడి దగ్గర ఫోన్ ఉందో, లేదో మనకు తెలియదే! <chuckles> అన్న సందర్భాలొస్తు ఉంటాయి. యాడ్
హ్మ్. <chuckles> అవును. <chuckles> అవును. నాకు కూడా చాలా సార్లేంటంటే, నా పక్కన కొలీగుంటాడు కదా! అతనికి ఫో ఫోన్ చేసి, "వచ్చాడా? మనోడొచ్చాడా? ఉన్నాడా?" అంటాడు. <chuckles> "ఉంటే ఇటు రమ్మని" చెప్పంటాడు. <chuckles>
ఆ! <chuckles> అయ్యో!
<chuckles> సో, అలా అంతగా మార్చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. హ్యాపీ, లైఫనేది ఫోన్ ఫోన్ లేకుండానే ఇంకా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని, కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి కాబట్టి పేమెంట్ లాంటివి ఫోటోస్ దిగొచ్చు కాబట్టి అలాంటివి హ్మ్. యెస్.
ఆ! ఓకే. అవునండి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడయన్నీ నార్మలయిపోయినాయి. ఇంక ఫోన్‌పే వచ్చిన తర్వాత, పేమెంట్స్ అనేవి సాధారణంగా నార్మలయిపోయినాయి.
అవును వాటికి మాత్రం వాడుతూ ఉంటానన్నమాట.